ఓకే. హ్మ్.
సో, ఈ ప్లానింగ్స్ వల్ల నాకేంటంటే, ఓకే. నేను మంచిగా ఉంటున్నా, అన్నట్టు అనిపించింది. <smacks lips> అదే టైంలో నెక్స్టిగా, నాకూ ఎట్లంటే, మ్యారేజ్ చేసుకునే టైమోచ్చింది...
హ్మ్. హ్మ్.
సో, నాకు ఆ సాలరీ సరిపోదిప్పుడూ. నాకు బ్యాచలరప్పుడే రూమ్ రెంట్‌కి 5,000 అనేసి, ఆ ఖర్చులకి, గిర్చు‌లని అక్కడక్కడికి సరిపోతుంది. నేను ఇంటిక ఇంటికి పంపించే పరిస్థితిలో గూడా లేను. వాళ్ళేప్పుడైనా, ఏమైనా ఇంట్లో వాళ్ళు నన్
హ్మ్. హ్మ్. అవునవును. అంటే, మీరు ముందే జీతం గురించాలోచించలేదు కాబట్టి, పనిలో చేరడం ముఖ్యం అనుకున్నారు కాబట్టి, మీకు జీతం అనేది తక్కువ రావడం, తర్వాత మీరిలాగ అక్కడికక్కడికి సరిపోతుంది అని మీరు గ్రహించారు.
హ్మ్, హ్మ్. అక్కడికక్కడే సరిపోతుంది. ఇంకా నెక్స్టు ఫ్యామిలీ అంటే పిల్లలు, వీళ్ళందరుంటారు, అసలు ఏం చేయాలనేడిది, ఒకటి మంచిగా ఒకసారి ఆలోచించాను. అసలేం జేయాలో అర్థం గాలేదు. సో, దాంతర్వాత, ఇప్పుడు నాకు <smacks lips> హ్మ్, కోడింగనేది, అప్పుడు నాకు నార్మల్‌గా వచ్చే, అంటే, సరే బేసిక్స్ అనేది నేర్చుకున్నాను గావచ్చు. ఆ టైం తర్వాత నేనేం జేశానంటే, డైరెక్ట్‌గా ఇక కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ జేసేసాను...
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
ఆ కోడింగ్ నేర్చుకోడం అంటే అప్పడికి నాకు బేసిక్స్ ఒచ్చు గాబట్టి, నాకు కొంచెం ఈజీ అయిపోయింది నేర్చుకోడం...
హ్మ్. హ్మ్. హ్మ్.
సో, ఇట్లా నేర్చుకోడం వల్ల, నెక్స్టు నేను ఏం చేశానంటే ఇట్లా జాబ్ జేస్తూనే ఆన్‌లైన్ ఆన్‌లైన్ ఆహ్, కోర్స్ తీసుకున్నాను. ఈ ఆన్‌లైన్ కోర్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ దెగ్గరేంటంటే, వాళ్ళు ఏమైనా జాబ్స్ ఓపెనింగ్స్ ఉన్నపుడు మనల్ని ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనమాట. అంటే మనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తరు.
హ్మ్. ఓకే. అసిస్టెన్స్ కూడా ఉంది. ఆహ్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్. హ్మ్.
హ్మ్. ఆహ్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ గూడా ఉంటుంది. సో, అట్లాంటి కోర్స్ తీసుకున్నా నేను. సో, ఈప్పుడు నార్మల్‌గా నేను ఆహ్, ఏమన్నా నాకు హాలిడేస్ ఉన్నపుడైనా, నెక్స్ట్ నాకు వీక్ ఆఫ్స్ ఉన్నప్పుడైనా, నెక్స్ట్ నాకు ఆహ్, లీజరున్నప్పుడైనా, నేనెక్కువ ఈ నేర్చుకోవడానికి ట్రై జేస్తు ఉన్నాను. సో, ఇట్లా నాకు
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఇలాగా, ఇవి నేర్చుకుంటున్నప్పుడు, అంటే మీ పాత ఉద్యోగంలో, మీరు ఆర్థికంగా ఏదైనా ప్లాన్ చేసుకునేవారా అండి? అంటే ఏమన్నా సేవింగ్స్ కానీ, లేకపోతే అంటే చిన్న మొత్తంలో, పెద్దవేం కాదు. అలా ఏమన్నా సేవ్ జేయడం గాని, ఇలాంటివేమన్నా చేసేవారా?
హ్మ్. డెఫినిట్‌గండి. ఇప్పుడూ నాకూ, నేను చెప్పాను కదా! ఇందాక 18,000 థౌసండని, <smacks lips> దాంట్లో నేనేం జేస్తానంటే, ఫస్టు నాకు సిక్స్ థ ఆహ్, 5,500 లేగాని 6,000 ఆహ్, ఎలగుంటే హోస్టల్‌కెళ్ళిపోతుందండి. ఇంక నాకు 12,000 థౌసండుంటుంది, 12,000లో ఒక 3,000 నాకు ఆహ్, యాహ్, ట్రావెల్ అలోవెన్స్‌స్ అయిపోతాయి. ఇంకా 9,000 థౌసండుంటుంది, 9,000లో నేనేం జేశానంటే, 5,000 ఇంటికి పంపిస్తాను. టూ థౌసండ్ నాకర్చులకుంటే, ట్రూ టూ థౌసండనేది నేనొక, నాకు ఎట్లంటే, ఒక బ్యాంక్‌లో ఎసుకుంటాననమాట. ఆ బ్యాంకెట్లంటే దానికి ఏటీఎం కార్డుండదు, ఫోన్‌పే, గూగుల్‌పే ఏముండదనమాట. అంటే నార్మల్‌గా దాన్నేట్లనుకోవచ్చంటే ఆహ్, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదనుకోవచ్చు.
హ్మ్. హుహు. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్.